అవునండి. ఇప్పుడు ఇప్పుడది లేదు కదండీ. ఇప్పుడు జస్ట్ హైపొక్కటే పెంచుతున్నరు గదండి. బీజియము.
హైప్ బీజీఎమ్మూ, హీ హీరోకి ఎలివేషన్సు, ఆహ్, ఎ ఎక్కువా ఉంటుంది. అవును.
హ్మ్. ఏ ఆ! అవునండి. రాను. హి హీరోయినికి గ్లామర్ <giggles>
హీరోయినికి గ్లామరు, ఇదెక్కువౌతుందండి. సో
హ్మ్. అదే అదే. ఇప్ అంటే, ఇప్పడి పాటలె ఇప్పటి పాటలు వింటే, మనకూ అంత యూసేం లేదు గదండి మనకి. అంటే, మన లైఫ్ పరంగా. జీవితంలో అప్పుడు మీరూ స్ ఇప్పుడు చాలా పాటలు పాడారండి. నాగ్గూడా దెల్వదు ఇన్ని. పాత పాటలు ఇంత బావుంటయా అన్నట్టున్నయండి. నేనూ మరీ ఇంతా <smacks lips> ఆహ్, ఇంత పాట పాటలు వినలేదండి. నాగ్గూడా కొంచమిష్టమే గానీ, కొంచం ఒకా ట్వెంటీస్ 20స్+ పాటలే కొంచం వినేదాన్నండి అంతే. చాలా
ఆ! అవునండి. ఓకే అండి. అంటే, పాత పాటల్లో కూడా కొన్ని పాటలు ఏహ్, ఏదో మీనింగ్‌లెస్ పాటలుంటాయండి. ఇటు అమలాపురం ఈ టైప్ పాటలుంటాయండి. అయితే...
ఆ! ఓకే అండి. ఆ! ఆ! ఆ! నాకదే దెల్సండి. <laughs>
అలాంటి పాటలే ఇప్పుడు రీమేక్ చేస్తున్నారండి. <smacks lips> పాత పాటలను కొన్నిటిని రీమేక్ చేస్తున్నారిప్పుడు. కానీ, ఎలాంటి పాటలు రీ రీమేక్ చేస్తున్నారూ, పెద్దగా సాహిత్య విలువలుండవు కొన్ని పాటలకి.
అదే అదే. అవునవునండీ. అవును. నిజంగుండవండి. ఏదో బీట్స్ బీట్సుంటాయి. అప్పటికీ అవీ ఏదో హైపిస్తుంది. అప్పడికి వ్యూస్ రావాలి. అప్పుడికీ ఆహ్, అన్నీ అవే చూసుకుంటున్నారండి ఇప్పటి పాటలూ.
అట్లా సాహిత్య విలు ఆ! ఆ! అంటే, ఇప్పుడు పాటల్లో కూడా ఏంటంటే, ఆహ్, పాత పాటల్లో ఏరికోరి ఏవేవైతే సాహిత్య విలువులు కోల్పోయుంటయో, వాటిని ఏరికోరి మరీ రిమేక్ చేస్తన్నారండి. పాత పాటల్ని మేము గౌరవిస్తున్నామని చెప్పుకుంటన్నారండి...
అవునవునండి. అవునవునన్
కానీ, తరగని నిధులుగా ఉండే ఎన్నో సాహిత్యాలు ఇప్ నేను చెప్పిన ఉదాహరణలెన్నో ఉన్నయండి. వాటిని మాత్రం వాటి జోలికి కూడా ఎవరూ పోవట్లేదండి.
అవునండి. నిజంగనండి. నాకే దెల్వదండి, మీరూ ఈ పాట పాడిన పాటలో నాకొక్కటి గూడా దెల్వదు. ఏదో చేస్తారని, ఎప్పుడో వస్తారని అదొక్కటే కొంచం తెలుసంతే నాకూ. <chuckles> ఆ! ఆ! కానీ, చాలా చక్కగా నాకు తెల్వకున్నా సరే, నాకు అర్థమయ్యే విధంగా చెప్పారు చూడండండి. అది అది పాట పాటలకున్నా పె
అవును. ఆ! ఓకే అండి. అవును. అంటే, ఆహ్, అద్దమయ్యే విధంగా వాళ్ళు కూడా రాశారండి.
అదే అదే. అవునండి. అది కనిపిస్తుంది క్లియర్‌కట్టుగ. ఆ! అవు
ఆ! వాళ్ళు కూడా రాశారూ... ఎక్కువ పదగుంబననలు లేవు. ఎక్కువా ఇదేంటంటే, సాహిత్యం మరీ అర్థం కాకుండా రాసేసి, జనాలకి అర్థం లేని విధంగా రాసేసి కాకుండా, ఒక పామరుడుక్కూడా అర్థమయ్యే విధంగా, రాసి జనాల్లోకి వెళ్ళటం ముఖ్యమనుకున్నారండి.
నిజంగ్ అవునండి. నిచ్చ